ఇప్పుడున్న కాలంలో చిన్నపిల్లలు కాని, పెద్ద పిల్లలు కండి, ఈ సోషల్ మీడియా అనేది బాగా ప్రభావితమయం చేసేస్తుందనే అనుకో ఖచ్చితంగా చూస్తే మనం. అయితే ఇది మనకి సాంప్రదాయ దుస్తులపై ఎలా ప్రభావం చూపుతుందంటున్నారు, ఈ సోషల్ మీడియా అనేది?
హ్మ్. అవును. నిజానికి, ప్రస్తుతానికైతే, ఈ సోషల్ మీడియా వల్లే చాలామంది ఆహ్, రకరకాల పట్టు చీరలు, రకరకాల మంచి, మంచి కుర్తీ సెట్‌లు నేను చూసిందైతే ఈ మధ్య కాలంలో మళ్ళీ వదిలేసిన సాంప్రదాయాన్ని కూడా ఈ వీళ్ళందరూ పట్టి తీసుకొస్తున్నారనిపిస్తుంది. ప్రమోషన్స్ ప్రే పేరుతో ఏదో ఒకటి మన సంస్కృతి సాంప్రదాయాలనైతే కొంచెం గుర్తుపెట్టుకొని, వేసుకుంటున్నారేమో అనిపిచ్చింది నాకైతే. ఎందుకంటే మా హ్మ్. మా ఫ్రెండ్సే ఉన్నారండి. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఆహ్, అదివరకి కొంచెం మోడ్రన్‌గా ఉండేవాళ్ళు, రీల్స్ చేసేవాళ్ళు. ఈ మధ్య ఏంటంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయిలెండి వాళ్ళకి. పెళ్ళిళ్ళు అయిపోయే
అవునండి. అవునవునండి. <chuckles> ఖచ్చితంగా అండి. హ్మ్. ఆహా! ఓహ్! <giggles> ఇంకా కొద్దిగా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటూ ఉంటాయి ఖచ్చితంగా పెళ్లయిపోయిన తర్వాత. <chuckles>
హ్మ్. ఆహ్, రిస్ట్రిక్షన్స్ అంతేమి లేవు. కానీ వాళ్ళు మాత్రం ప్రమోషన్స్ కోసం ఎంచక్క సాంప్రదాయంగా చీరలు కట్టుకొని అంటే ఇప్పుడు మోడ్రన్‌గా డ్రెస్సులేసుకుంటే వాళ్ళకన్ని ప్రమోషన్స్ రావట్లేదండి. ఆ పిల్లే చెప్పింది నాతో. ఆ! ఇప్పుడు శారీస్ కట్టుకుంటే శారీ పేజెస్ వాళ్ళు, మాది చెయ్యని చెప్పేసి రావడం. అలానే ఈ నెక్ సెట్‌లని జెప్పి, ఇయర్ రింగ్స్ అని చెప్పి బోల్డున్నయి ఇలా.
హ్మ్. <laughs> అయ్యో! అవునండి. ఓహ్! ఆహా! హ్మ్. హ్మ్. హ్మ్. అంటే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ఈ షా షాపింగ్ మాల్‌లు, వాళ్ళు గూడా, ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్‌లనేది పట్టుకుంటున్నారండి, ఈ ప్రమోషన్స్‌కి. మ మంచిగా వాళ్ళు వెళ్లి ఇలాగ ఇలాగేం యాహ్, పని జే అంటే, మనకి కాంచీపురం శారీసని చెప్ చూపీయడం గానీ, ఇలాగ కొత్త కొత్తవన్నీ వాళ్ళు ఆ! అంతే గదండీ, బాగా ఇంటరాక్టయ్యి, బాగా మంచి ఫాలోవర్సుండే వాళ్ళని పట్టుకుంటున్నారూ. ఇంకా వాళ్ళతో ఈ ప్రమోషన్‌లన్నీ చేపిచ్చడం వల్ల బాగా రీచవుతుందని గూడా, బాగా అనుకుంటున్నారండి ఖచ్చితంగా.
ఈ విధంగా హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. ఉప్పాడ శారీసంటా! అవును. హ్మ్. అవును. అవునవును. ఎందుకంటే, ఇప్పుడూ మనమ్మ వాళ్ళక్కూడా, మెల్లమెల్లగా ఫోను వాడడం నేర్పిచ్చేసాం మనమే. వాళ్ళకీ ఏదన్నా చీర నచ్చింది అనంటే, మా అమ్మే ఉంది ఎందుకు, ఆహ్, మా అమ్మకి యూట్యూబ్ బెట్టేదన్నా ఇచ్చామనుకోండి, మధ్యలో యాడ్స్‌లాగొస్తాయి గదా! యాడ్స్‌లో జూసి, ఆహ్, నాకీ చీర కావాలి, భలే ఉందమ్మా ఈ స్లే ఇట్టాంటి కలర్లెందుకూ
హ్మ్. మహా నిజంగానే అండి. <giggles> అవునండి. అవునండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్.
ఆ! ఇట్లాంటి కలర్లెందుకూ మనకి బయట కొట్టుల్లో దొరకవు? నాకెందుకు నాకు ఇదే గావాలనిద్ది.
<laughs>
ఆ! అలాంటప్పుడేం జేస్తాం, మరింకా తప్పదు. ఆహ్, కొనాల్సొస్తుందనమాట. ఇట్లా దానివల్లా, కొంచెం సాంప్రదాయా దుస్తులు, కొంచెం ఈ మధ్య ఏస్కుంటున్నారనే చెప్పొచ్చు. ప్రమోషన్స్ కోసం వాడుతున్నారు మొత్తానికి ఎలాగొలా, మళ్ళీ పాత రోజుల్లోకొస్తున్నారు, మెల్లమెల్లగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఏదైనా అంతే గదా! ఎక్కువ వాడితే, మళ్ళీ దానికే యెళ్తుంటాం. ఎస్తటిక్, ఎస్తటిక్ అని కొత్త పదం ఒకటి పట్టుకొనీ ఆ! పాత చీరలు, పాత నగలు ఒకప్పుడు మనం జూసేవాళ్ళం, ఈ గుత్త పూసలు నగలు, అలానీ ఆహ్, కాసుల పేర్లు, ఇవన్నీ మనం మన అమ్మమ్మల తరంలో చూసేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు బట్టుకొస్తున్నారు అవి ట్రెండ్ ట్రెండని జెప్పేసి. కొంచెం
అదే గదండీ! అ హ్మ్. అవునండి. <chuckles> అవునండి అసల. అంతే అండి అసల. హ్మ్. యాస్తడిక్స్. <chuckles> అవునండి. అవునండి. అవునవునండి. ఇప్పుడు యాంటిక్స్, యాంటిక్సని జెప్పి దీసుకొచ్చేవి గూడ ఉంటున్నాయండి.
ఆ! యాంటిక్స్, యాంటిక్ పీసెసని జెప్పి తీసుకొస్తున్నారు. ఇంకా జనాలు గూడా అప్పుడెప్పుడో చూశాము, ఇది మన ఒంటి మీదకెలా ఉంటుంది? అని జెప్పేసి, కొంచెం ప్రయత్నిస్తన్నారు. దానివల్లా
ఆ! అవునండి. అంటే, ఈ యాంటిక్సనేవేంటంటే, ఎక్కువమంది అప్పట్లో యెస్కునేవాళ్ళండి. ఇప్పుడందరూ డైమెండ్ సెట్‌లు, ఆహ్, ఈ హా పెద్ద పెద్ద హారాలేసుకోడం వల్ల, ఈ యాంటిక్సేసుకోడం వల్ల గూడా ఏంటంటే, ఏదన్నా పెళ్ళికి వెళ్ళినా, ఏన్నా ఫంక్షన్‌కి వెళ్ళినా, అయ్యో! ఇదేంది మనమెప్పుడూ చూడలేదే, కొత్తగా ఉందే, అనే రకంగా గూడా ఆకర్షితులయ్యేవాళ్ళు గూడా చాలామంది ఉంటారు, ఇయ్యేసుకోడం వల్ల.
హ్మ్. అవును. హ్మ్. అవునవును. అదే జరుగుతుంది గూడా. డైమెండ్‌లు బోరు గొట్టేసినియి, అలాగే ఈ మామూలుగా ఉండేం, ఆహ్, రోల్డ్ గోల్డ్ జూలరీ గూడా ఆహ్, బోరు గొట్టేసింది జనాలకి. మళ్ళీ కాసుల పేర్లు మీద బడ్డారు. అలాగే ఈ ముక్కు ముక్కెరలో ఉంటన్నాయి జూసారా? ముక్కెర? ముక్కెర బెడుతున్నారీ మధ్య అందరూ బాబోయ్!
అవునండి అసల. అవునండి. అవునండి. <laughs> ముక్కు పుడకలా? ఆ! ఆ! ఆహా! అంటే, ముక్కెరా అంటే అండి? నాకంతగా
ఆ! ముక్కు పుడకంటే, మామూలుగా ముక్కుకు బెట్టుకుంటారు గదా! అవి రౌండుగా ఉండేసీ, ఈ మధ్యలో బెట్టుకుంటున్నారు.
ఆహా! ఓహ్! లావు పెద్ద పెద్దవి ఉండే అవునండి. అవునండి. అవునండి. అవా అదదే. నిజంగానే. <chuckles>
ఆ! అందరీ మధ్య పట్టు చీరలు గట్టి, కాసుల పేర్లేసి అవి బెడుతున్నారు. ఏంటంటే వాళ్ళు కొంచెం ట్రెండ్ ఫాలో అవుతున్నారు. కాకపోతే, అది నిజానికి మన సాంప్రదాయం, మళ్ళీ తిరిగి తెస్తున్నారనే చెప్పొచ్చనమాట.
అదే అండి. ఖచ్చితంగా అండి. నిజంగానే అసల ఈ సోషల్ మీడియా ఏంటంటే, ఈ ఈ చీరల షాప్ వాళ్ళు గూడా, ఎక్కడి నుంచో పాత రకం చీరలే ఎక్కువ అమ్ముడుపోతున్నాయి అని చెప్తున్నాము ఆని చాలా మంది చూస్తున్నారండి. అప్పట్లో కట్టినవి ఓ ఇప్పుడు ఓ లక్షలు, లక్షలు పెట్టకుండా మంచిగా చేనేతతో నేసి, పాత రకం చీరలు అంటే బాగా కళకళలాడేవి గాకుండా. ఆ! అలాంటి చీరలు గూడా బాగా పోతున్నాయి. సోషల్ మీడియా వల్ల అనే ట్రెండ్ లాంటివి గూడా, అలా అని జెప్పిచెప్తున్నారు. చాలా మందిని చూస్తున్నా నేను గూడా.
హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఆ! అవును. హ్మ్. అవునండి. అవును. ఇది నాకైతే నేను నా రియల్ లైఫ్‌లో చూశా అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే, కొంచెం దూరం అనే చెప్పాలి. వాళ్ళు చేతితో నేస్తారనమాట.
హ్మ్. <laughs> ఆ!
ఈవెన్ ఆ! చేతితో నేస్తారు సొంతంగా. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బావుంటున్నాయి. వాళ్ళ శారీస్ అనేవి చాలా బాగుంటాయి. మేము ఏమైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే, వాళ్ళ దగ్గర నేయించుకుని తెచ్చుకుంటామనమాట. అయితే, ఈ సోషల్ మీడియా వల్ల, వాళ్ళ అబ్బాయి కొంచెం చదువుకున్నాడు బీటెక్ అలా జేశాడు. ఆ అబ్బాయి ఛానెల్ స్టార్ట్ చేశాడు. ఛానెల్ స్టార్ట్ చేసి, ఇలా ఈ వీవింగ్ వీడియోసు ఇట్లా ఇవి పెట్టడం వల్ల ఆ అబ్బాయికి రీచొచ్చి ఆర్డర్స్ అనేవి రావడం. ఆహ్, వాళ్ళు వాళ్ళిప్పుడు ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నారు అంటే, అంత మంచి పొజిషన్‌లో ఉన్నారు. దానికి మాత్రం
ఓహో! హ్మ్. ఓహ్! ఆహా! <laughs> హ్మ్. చాలా పెరగడం. హ్మ్. నిజంగానే. హ్మ్. అంటే ఆ వీవర్స్ దగ్గరే మనం వెళ్లి డైరెక్ట్‌గా కొనుక్కోవడం వల్ల, ఇంకా తక్కువ డబ్బులకే వస్తుంది. ఇంకా మంచిగా ఎటువంటి ఆహ్, క్వాలిటీ అనేది ఇస్తున్నారు. అనేది గూడా మనకి డైరెక్ట్‌గా వెళ్లి చూసి తెచ్చుకునేది గూడా ఉంటుంది. గాబట్టి, అందరూ మొక్కు చూపుతున్నారు ఖచ్చితంగా చూసుకుంటే మీరు చెప్పినట్టుగా.
ఆ! క్వాలిటీ. హ్మ్. అవును. హ్మ్. అవునవునవును. అంటే, అసలు సా హ్మ్. అంటే, అసలు సాంప్రదాయ దుస్తులు అంటే, ఏంటో తెలియని వాళ్ళు కూడా పాపం వాళ్ళ అవసరాల కోసం డబ్బులు సంపాదించడం కోసం, ఈ మార్గం పడుతున్నారు అనంటే మంచి విషయమే కదండీ! ఏదో ఒక మూల నుంచి అయినా. హ్మ్.
అదీ గాకుం ఆ! చెప్పండి. చెప్పండి. ఆ! <laughs> నిజంగానే అండి. అంతే గదండీ! నిజంగానే ఒకప్పుడు చూసుకుంటే, ఇలాగ చేనేత వాళ్ళకి చాలా ఇబ్బందులు పడి. ఆ వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొనకుండా. ఈ కొత్త, కొత్తగా మిషనరీస్ వచ్చిన తర్వాత. ఈ చేనేత వాళ్ళని పట్టిచ్చుకోవడమే మానేశారండి, ఈ మధ్యలో కొనెన్ని సంవత్సరాం.
హ్మ్. హ్మ్. అవునండి. అంటే ఇప్పుడు వాళ్ళు చేనెత్తో నేసేవాళ్ళు కదా! ఈ మాల్స్ వాళ్ళకి కాంట్రాక్ట్‌కి ఇచ్చేవాళ్ళనమాట. చెప్పాను కదా! నాకంటే, తెలిసిన వాళ్ళు ఉన్నారు. మాకు అయిన వాళ్ళే వాళ్ళు. వాళ్ళు కాంట్రాక్ట్‌గా ఆ! అంటే శారీస్ అనేవి ఇచ్చేవాళ్ళనమాట. ఆ మాల్స్ వాళ్ళు ఒక బ్రోకర్‌లాగా ఉండేవాడు ఆయన. ఆయనొచ్చి, మీరు ఇన్ని నెలలకి ఇన్ని చీరలు మాకు ఇస్తే మేము మీకు ఇన్ని డబ్బులు ఇస్తామని జెప్పి, షుమారు ఒక 10 చీరలు నేసారనుకోండి. 6 నెలలు, వాళ్ళకొక 20 వేలో, 40 వేలో ఇచ్చేవాళ్ళు. కానీ, ఆ చీర ఒక్కొక్క దాని విలువ వాళ్ళు మాల్‌లోకి తీసుకెళ్ళి ఒక
అవునండి. ఆహా! అంతే ఇంక తెలియని వాళ్ళకి హ్మ్. హ్మ్. ఆహా! ఆహా! హ్మ్. ఆ! 40, 50 వేలు ఒకదానికే అమ్మేసేవాళ్ళా!
ఆ! అవును సరదాగా ఒక ముప్పై వేలు. ఇప్పుడేంటండి, బాబు పట్టు చీరలు రూ. 1,00,000కి కూడా అమ్ముతున్నారు. ఆ ఇప్పు
నిజంగానే గదండి! ఇంకా వాళ్ళకి ఒక్క చీరకిచ్చే ఖర్చు వీళ్ళకిచ్చి, వాళ్ళేమో లాభాలు పొందుతున్నారు. వీళ్ళేమో అలాగే ఉండిపోతున్నారు పాపం.
ఆ! అవును. కానీ, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. వాళ్ళ కష్టానికి, వాళ్ళకి సరైన ఫలితం వస్తుందనే చెప్పాలి. మరీ అంతంత రేట్ పెట్టకపోయినా సగం రేటు పెట్టినా గాని వాళ్ళకి బోలెడు లబ్ డబ్బులు వస్తున్నాయి గద ఇప్పుడు.
ఖచ్చితంగా అండి. నిజ్జంగా నిజంగా. అయితే మీరు చెప్పినట్టు ఇలాగా సోషల్ మీడియా వల్ల వాళ్ళకి బాగా అంటే, బాగా కాకపోయినా ముందు దానికంటే ఇప్పుడు కొద్దిగా వాళ్ళకి కొద్దిగా లాభం రావడం గానీ ఇది జరుగుతుంది. కానీ ఇది చూసుకుంటే ఈ సోషల్ మీడియా వల్ల, ఈ సాంప్రదాయ దుస్తులనే కాకుండా కొద్దిగా చెడు ప్రభావం అనేది కూడా పడుతుందనీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఆహ్, కొంతమంది ఇన్‌ఫ్లూయెన్సర్‌లని గాదు గానీ రీల్స్ చేసేవాళ్ళు ఉంటన్నారు. కొద్దిగా చిన్న, చిన్న బట్టలు వేసుకోడం గానీ. అసభ్యకరమైన బ బట్టలు వేసుకో అంటే అందరూ కాదు. కొంతమంది చాలా తక్కువ మంది వాళ్ళ వల్ల గూడా అంటే, వాళ్ళు బాగా ఫేమస్ అవ్వడము. లైక్సు, షేర్స్ అనేవి బాగా రావడం జరగడం వల్ల గూడా, కొంతమంది వాళ్ళు వేసుకుంటున్నారు గదా! వాళ్ళంటే బాగా ఇష్టపడి వాళ్ళూ వేసుకోడం అనేది జరుగుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును, అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్ ఆ! అంటే అంటె ఇప్పుడు కొంతమంది ఆహ్, సరే నాకైతే జీన్స్ ఏ‌సుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఎవరైనా ఏ‌సుకున్నా ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ కొన్ని ఆహ్, కొన్ని రీల్స్ ఉంటున్నాయి చూశారా, వాళ్ళు ఏంటంటే ఆ బట్టలు ఏ‌సుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆ బట్టలు ఏ‌సుకొని కొన్ని సార్లు ఈ జిమ్‌కి వెళ్ళినప్పుడు ఏంటో కావాలని ఆ ఫోటోగ్రఫీ యాంగిల్స్ పెడుతున్నట్టు. అదవసరం లేదు. అక్కడ నిజానికి కానీ వాళ్ళు మాత్రం అలా రీల్స్ తీస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి ఉపయోగం అని అనిపిస్తూ ఉంటుంది. అంటే అలాంటివి చూస్తే ఏమనిపిస్తుందంటే, ఆహా! వీళ్ళు కావాలనే చేస్తున్నారేమో.
ఆ! హ్మ్. అవునండి. అబ్బా! అవునండి. <chuckles> అదే అండి. హ్మ్. <smacks lips> ఏదో లై‌క్స్ కోసం జేస్తన్నారూ
ఆ! అంటే అసలు ఏమైపోతుంది మన సంస్కృతి, సాంప్రదాయం? ఇదంతా ఏమైపోతుంది? ఆ రోజుల్లోనే బెటర్ ఏమో అంత కట్టుదిట్టంగా పెంచినందుకు, ఇప్పుడూ జనాలు మరీ బాగా విచ్చలవిడయిపోతున్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుందనమాట కొంతమంది వల్ల.
ఏ నిజంగానే గ‌దండి. హ్మ్. <giggles> అంతే గదండీ! అసలు ఇన్‌ఫ్లుయెన్సర్ ఆనే మాటలోనే ఇన్‌ఫ్లుయెన్స్ అనేదుంది. వాళ్ళు చేసే దాన్ని బట్టి, చాలా మంది వాళ్ళని చూసి నేర్చుకునే వాళ్ళు గూడా చాలా మంది ఉంటున్నారు.
ఆ! అంతే కదా! ఇప్పుడు మంచిగా ఏదైనా కంటెంట్ ఉన్న వాళ్ళకేమో, లైక్స్ రావట్లేదు. అట్లా జేస్తుంటే పిచ్చి, పిచ్చిగా మన సాంప్రదాయాలు ఏం పాటించకుండా, అట్లా పిచ్చి, పిచ్చిగా చేసే వాళ్ళకేమో లైక్స్ వస్తుంటే, ఎవరికైనా ఏమనిపిస్తూ ఉంటుంది? ఓహో! ఇలా చేస్తే మనకు రీచ్ రాదేమో, మనం కూడా ఇలానే చేయాలేమో.
అదే గదా! <laughs> నిజంగానే గదా! ఆ! ఆళ్ళెత్ చెడ్డగా చేస్తేనే మంచి రీచ్ వస్తుంది, అని అనుకునే భావనలోకొచ్చేసారండి ఖచ్చితంగా.
ఆ! అవును. అలాగే చేస్తున్నారు గూడా అంతే గదా! ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం జేస్తే పిల్లలు అది చూసి నేర్చుకుంటారు. ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్ ఏది జేస్తే, ఇంక చిన్నవాళ్ళు కూడా అదే దార్లో నడుస్తూ ఉంటారు. ఏదైనా అంతే ఒక సర్కిల్‌లా అలా తిరుగుతూ ఉంటుంది.
అవునండి. ఖచ్చితంగా అండి. <chuckles> అవునండి. నిజంగానే అండి. అసలు మీరు జెప్పినట్టుగా మా ఇంటి దగ్గర గూడా ఒక ముసలాముంటుంది. వాళ్ళ అమ్మాయి గూడా, ఇట్లా వాళ్ళు చేసే వంటకాలు గాని, పచ్చడ్లు పెట్టడం అన్నీ పెడుతూ ఉంటారనమాట యూట్యూబ్ ఛానెల్లో. వాళ్ళకెంతండీ 200, 300ల మంది సబ్‌స్క్రైబర్‌లు అంతే. అదే మా వీధిలో ఇంకో
హ్మ్. హ్మ్. మీరు గూడా చేసుండరు సబ్‌స్క్రైబు.
నేను గూడా జే అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి చేస్తూ ఉంటాము. అలాగే ఇంకో అమ్మాయి ఉంది మా వీధిలో. కొద్దిగా చ చిన్న చిన్న బట్టలు వేసుకొని రీల్స్ చేసి ఆహ్, న్యూ యాంగిల్స్ కొన్ని అంటే మంచిగా ఎక్స్పోజింగ్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటే మాత్రం ఆ అమ్మాయికి లక్షల్లో వ్యూలు. ఓయమ్మా! ఎంతండి యాభై 50,000 సబ్స్క్రైబర్స్ అండి. వోళ్ళకి.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అది ఇక్కడే తెలిసిపోవట్లేదా మీకు? వంటలు రోజు తినే వంటలకేమో అన్ని వ్యూస్ రావు. మరి ఆ పిల్ల ఏం జేస్తుందో మరి అన్ని వ్యూస్ వస్తున్నాయనమాట. అంతే మన సాంప్రదాయాలను పాటిస్తూ ఉంటే నిజానికి మనం అనుకున్నంత రీచ్ గానీ, లేదంటే సక్సెస్ కానీ రాదు. కానీ అదే విధంగా వాళ్ళు కన్సిస్టెన్సీతో చేస్తూ ఉంటే, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మారుతున్నారు జనాలు అని మనం మాట్లాడుకున్నాం కదా! ముందు. కాబట్టి ఏదో ఒకరోజు ఈ మధ్య ఈ పచ్చళ్లు ఇలా ఇవి గూడా ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు గదా ఎంచక్కా. ఆవకాయ పచ్చడి అని చెప్పేసి, ఇవన్నీ బర్గర్లు, ఇవన్నీ పోయినాయి మళ్ళీ మెల్లమెల్లగా. మళ్ళీ ఆవకాయ పచ్చడ్ల మీదే బడుతున్నారు. చికెన్ పచ్చళ్ళ మీద బడుతున్నారు.
అదే గదా! <chuckles> అయ్యో! అసలండి. అవునండి. ఖచ్చితంగా అండి. హ్మ్. అవునండి. ఖచ్చితంగా. అవునండి. మార్పు అనేది. అవును. హ్మ్. <chuckles> నిజంగా అండి. ఖచ్చితంగా. నిజంగానే అండి. అవునండి. నేనిందాక చెప్పాను గదా! వాళ్ళు పచ్చడ్లు పెట్టే వాళ్ళు వీడియోలు కూడా పెడతారని. వాళ్ళకి ఇంకా యూట్యూబ్‌లో కొన్ని కొన్ని సార్లు ఇవి ఈ మధ్య వస్తున్నాయనమాట. కామెంట్స్ ఇలాగ మాకు ఆవకాయ పచ్చడి ఇన్ని కేజీలు కావాలి. ఇవ్వగలరా? మేమే వచ్చి తీసుకుంటాం కావాలంటే. లేదంటే మా అడ్రెస్ ఇస్తాము, పార్సిల్ వేయగలరా? అని అలాంటివి గూడా మంచి మంచివి రావడం వల్ల, పర్లేదు మంచి చేసినా కూడా కొన్ని కొన్ని సార్లు లేట్ అయినా గూడా మీరు చెప్పినట్టుగా ఫలితం అనేది వస్తుందని. నే నాకు అనిపిచ్చిందనమాట. కొన్ని కొన్ని సార్లు.
కాబట్టి హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. ఏదైనా మనం మంచి ఆహ్, కరెక్ట్‌ వేలో చేస్తూ ఉంటే దానికి సక్సెస్ అనేది కొంచెం లేట్‌గా వస్తుందండి. అదే చెడు మార్గం తీసుకుంటే వెంటనే అన్నీ చప్పట్లే వస్తాయి. కాకపోతే అది చెడు మార్గం కాబట్టి ఎప్పటికైనా ఉంటుంది మనకి దాని వల్ల లాస్.
అవునండి. ఖచ్చితంగా. <laughs> నిజంగానే అండి. అవునండి. అయితే ఈ సోషల్ మీడియా అని కాదు గానీ, ఇప్పుడున్న కొద్దిగా యూత్ పిల్లలకు గాని ఆడపిల్లలు గాని, మగపిల్లలు కానీ ఒక పండుగొచ్చినా లేదు, ఆడపిల్లలు గుడికి వెళ్ళాలన్నా సాంప్రదాయ అంటే సాంప్రదాయ దుస్తులు అంటే ఆహ్, ఒక లంగావోని కానీ, మంచిగా చక్కగా పద్ధతిగా చీర గట్టుకోవడం. అబ్బాయిలైతే పంచ, లాల్చి అలా అంటా ఉంటారు గదా! పండుగలు పుట అంటారు. అలా వేసుకోవడానికి ఇష్టపడట్లేదండి. అదేదో, చూ తక్కువగా చూ చూస్తారేమో అలా వేసుకుంటే, పల్లెటూరు వాళ్ళు అనుకుంటారేమో అనే ఒక భావనతో ఉంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఇది ఒక 5, 6 సంవత్సరాల కింద నిజంగా ఇలాగే ఉండేదండి. ఏంటంటే, అమ్మాయిలు చీర గట్టుకోవడానికేమో, అయ్య బాబోయ్! ఇది దీన్నంతా ఎవరు మోస్తారు, అన్నట్టనుకునేవాళ్ళు. అబ్బాయిలు పంచలు పంచలు గట్టుకోమంటేనేమో, అమ్మబాబోయ్! అందరూ నన్నే చూస్తారు అన్నట్టు వాళ్ళు జేసేవాళ్ళు. కానీ, ఇది ఒకప్పుడు గదండీ ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళు నిజంగా. నేను ఈ మధ్య గుడికెళ్తే ఆహ్, ఈ భద్రాచలం యెళ్తే, అక్కడ నేను ఒక్కదాన్నే కొంచెం ఈ డ్రెస్ యేసుకున్నానేమో! వాళ్ళందరూ ఆహ్, ఓణీలు, చీరలు అలాగే అబ్బాయిలైతే పంచలు, పట్టు వస్త్రాలు ఇలా కట్టుకొనెళ్తున్నారనమాట. అది నిజానికి చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ దారిలో పడ్డారు జనాలు. మనం మనం గూడా మెల్లమెల్లగా పడాలి అని అనిపిచ్చింది నాకప్పుడు.
అవునండి. <chuckles> అవునండి. <chuckles> అదేలే. అవునండి. హ్మ్. అవును. హుహు. ఖచ్చితంగా అండి. అ ఆ! అంటే ఈ సోషల్ మీడియా వల్ల గూడా ఏంటంటే ఆహ్, మంచిగా మనం ఉండడం వల్ల కొన్ని కొన్ని సార్లు తెలికకుండా కూడా ఫేమస్ అయిపోతున్నా అండి. మంచి త
అంటే హ్మ్. ఆ! అంటే ఇప్పుడు వాళ్ళు గుడికొచ్చారు కదా! నాలుగు రీల్స్ తీసుకోవాలి అలా కూడా వాళ్ళే‌సు‌కునుండొచ్చు బహుశా! ఆహ్, కానీ దాని వల్ల మంచే జరిగింది కదా!
కొన్ని, కొన్ని అవునండి, అవునండి. ఆహ్, ఇప్పుడూ వాళ్ళు, ఇప్పుడు దాంట్లో పెట్టడం వల్ల లంగాఓణితో పెట్టడం వల్ల మంచిదే అండి. రీ లైక్సు, రి షేర్సొచ్చినా గూడా, అలా మంచిగా చేసి వస్తే పర్లేదండి. ఈ అసలా కొన్ని కొన్ని అసల ఇప్పుడు చూడలేకపోతున్నాం <giggles> అండి బాబు. ఎక్కడ ఓపెన్ చేస్తే, సడన్‌గా అమ్మోళ్ళెవరన్నా వచ్చారంటే ఏంట్రా బాబు! ఈడేటో చూసేస్తున్నాడనుకునేలా, మనం చూడగు చూడాలనుకోము. ఆ ఫీడ్‌లనేది వచ్చేస్తూ ఉంటున్నయి, కొన్ని కొన్ని సార్లు. అదీ ఇబ్బందిగా గూడా ఉంటుంది. మనం కొన్ని కొన్ని సార్లు చూసుకున్నప్పుడైతే.
హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! <chuckles> ఆ! ఆ! అవునవును. హ్మ్. హ్మ్. అవునవును.
అయితే అసలా, ఈ సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రభావం మనకి సాంప్రదాయ దుస్తులు ఎలాగ వేసుకోవాలి? లేదంటే మీరు చెప్పినట్టుగా ఇలాగ చేనేత ఆహ్, వాళ్ళు ఎలాగ ఈ సోషల్ మీడియా వల్లగా ఆహ్, కొద్దిగా లాభపడుతున్నారు? ఇప్పుడు పాత యాంటిక్ వస్తువులను గూడా ఎలా వాడుతున్నారు? ఈ యొక్క ట్రెండ్స్ రావడం వల్లనే, ఇవన్నీ చాలా చక్కగా చెప్పారండి. ఖచ్చితంగా వీలైతే మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలండి.
హ్మ్. నాక్కూడా ఇవన్నీ మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందండి. ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం, ధన్యవాదాలు.
ధన్యవాదులు.